ప్రతి ఒక్కరండి వాళ్ళ జీవితంలో ఉద్యోగాల కోసం, ఉద్యోగాల రీత్యా గాని లేదంటే ఏదో పలి ఏదైనా పని రీత్యాలో గానీ వాళ్ళ అవసరాల కోసము, అంటే ఏదన్నా ఉద్యోగంలో ఎదగడానికి గానీ పై పై స్థాయికి వెళ్ళడం గానీ వాటి కోసము వాళ్ళనెళ్లి అడగడం. వాళ్ళ అంటే పెద్ద మన బాస్‌ని గానీ అక్కడ ఉండే పెద్ద వాళ్ళని అడగడం గానీ జరుగుతుంది. అలాంటప్పుడు అసలు ఎలా అడగాలంటారు వాళ్ళని?
ఆ! హ్మ్. నాకు హ్మ్. నాకు ఫస్ట్‌లో కూడా తెలీదండి. ఎట్ల ఉండాలి? ఏంటి? అనేది. నాకు ఒక 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు కార్పొరేట్‌లో. ఆహ్, <clears throat> ఈ అనుభవంతో నేను చాలా వరకు నేర్చుకున్నాను. ఫస్ట్‌లో నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు. మనం చేసే పని మనం ఉన్న నిజాయితీని వాళ్ళే గుర్తించి మనకు టైంకి అన్ని ఇస్తారు అనుకునేదాన్ని. అంటే ఎంత అది ఎం ఆ! అ ఎంత పెద్ద అపోహో అర్థం అయింది అది తర్వాత. అంటే అడగనిదే వాళ్ళు ఇయ్యరు. అంటే నువ్వు ఎంత నిజాయితీగా ఉన్న నువ్వు ఎంత బాగా పని చేస్తున్నా గాని నీ నువ్వు సైలెంట్‌గా ఉంటే ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. <sniffs> టైం‌కి రావాల్సి
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. <chuckles> నిజంగానే అండి. అవును. అందరూ అనుకుంటూ ఉంటారు కదా! హ్మ్. <laughs> అదే గదా! అంటే అంటే కొంతమంది అంటూ ఉంటారు. స్టార్టింగ్‌లో చేరినప్పుడు ఏంటంటే ఆ ఉత్సాహంలో 2 గంటలు, 3 గంటలు గూడా ఎక్స్ట్రా వాళ్ళు అడగకపోయినా చేస్తుండు చేస్తా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు తెలిసినోళ్ళు. మీరు అలా చేశారా? హ్మ్. ఆహా!
ఆ! అవును. నేనే జేశా. హండ్రెడ్ పర్సెంట్ న నేను జాయిన్ అయింది ఎప్పుడు దెలుసా? నేను చెప్తే నవ్వుతారు ఇంక మీరు. నేను జాయిన్ అయింది జనవరి, జనవరి 2021 ఓకే. ఎప్ ఇంకా లాక్ డౌనే నడుస్తుంది అప్పటికి. ఓపెన్ చేయలే కంపెనీలు. ఆహ్, <clears throat> జనవరి 2021 జాయిన్ అయినా. ఆహ్, నా షిఫ్ట్ వచ్చేసి 1-10 పీఎం. మొత్తం అదే షిఫ్ట్.
<laughs> హ్మ్. ఓహో! హ్మ్. హుహు. ఆ!
నేను నమ్మరు. 1 ఏయం, 2 ఏయం వరకు గూడా పని చేశా.
అయ్యో! అంటే వాళ్ళు చెప్పకపోయినా మీరే
ఆ! నేనే చేశా. ఆ పట్టుదల నాకు చేసేద్దాము అని. అంటే, ఏదో హైక్‌లోచ్చేస్తే అట్లా కాదు. నచ్చింది, నాకిష్టం, సరే చేద్దాము. అండ్ నేనేంటి ఇప్పుడు, సీ ఒక పని చేస్తున్నారంటే, గుర్తింపు అనేది, ఎక్కనో ఒక మూల నుంచి వస్తా ఉంటది. అది వచ్చినప్పుడు, నా వరకు వస్తది కదా! అది అవకాశాలు ఓపెన్ చేస్తదమో, అన్న ఒక ఆలోచన కూడా ఉండేది.
ఆహా! ఆ! వాళ్ళు ఇచ్చిన పని పూర్తి చేసేయాలి. <chuckles> హ్మ్. ఖచ్చితంగా! అండి. ఖచ్చితంగా! అవునండి. <chuckles> ఖచ్చితంగా!
అంటే ఆహ్, ఆహ్, నేను అక్కడ వరకు పని చేసి, నాకు వచ్చింది ఏంటయ్యా అంటే, నాకు ఏమి రాలేదండి. నా ఇన్ ఇన్ఫాక్ట్, నా ఫస్ట్ ప్రమోషనే, 1 ఇయర్ లేట్ చేసాడండి.
ఇంకా. <chuckles> అబ్బా! అంటే, మీరేంత పని చేసినా కూడా, గుర్తింపు అనేది లేదు, అయితే.
ఆ! కష్టపడడమే కాదండి, స్మార్ట్ వర్క్ గూడా చేస్తాను నేను. అంటే, నేను ఎంత, ఎంత ఇదిగా వర్క్ చేస్తాను. నాకంటూ వచ్చిన గుర్తింపు ఏంటి? వితిన్ 10 మంత్స్ నేను తెచ్చుకున్న విజిబిలిటీ ఏంటి? కార్పొరేట్‌లో. అసలు నాకంటూ ఒక పొజిషన్ ఎలాగ నేను క్రియేట్ చేసుకున్నానని, తెలిసి కూడా
హ్మ్. ఓహో! హ్మ్.
అది రాలేదు.
అసలు ఎలా ఫీల్ అయ్యారండి? అప్పుడు అంటే, మీకా వర్తి ఉండి కూడా, రాకపోవడం అనేది. కొన్ని, కొన్ని సార్లు ఎందుకు చేస్తున్నారబ్బా! అనిపిస్తూ ఉంటుంది కదా?
ఒకటిన్ నేనే ఆ! సో, నాకు నేను ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, కార్పొరేట్‌లో ఓకె. ఏది నిజాయితీగా జరగదు. ప్రతి ఒక్కటి బిజినెసే. ఒకడెవడో, ఎవ ఒకడెవడో, నాకంటే ముందు ఆయనకోచ్చి, "అయ్యా నువ్వు నాకు ఇంత హైక్ ఇస్తే, నేను నెక్స్ట్, కంపెనీ వదిలి వెళ్ళిపోనని, చెప్‌చు చెప్పుంటాడు.
హ్మ్, హ్మ్. <chuckles> ఖచ్చితంగా అండి. <chuckles> వాడికి ఇచ్చేస్తారు.
ఓకె. అన్ ఆహ్, ఆడికి ఇచ్చేసా. అంటే, ఆడు పని చేయలేదు. వాడు ఓన్లీ ఎనభై శాతమే పని చేశాడు, ఉన్నన్ని రోజులు. నేను 120% 140% చేశా, అయినా గాని నన్ను ఇవ్వరు. సో, అక్కడ డీలింగ్సే జరుగుతయి. సో, మాన‌స, నువ్వు డీలింగ్‌లే చెయ్యాలి గాని, అమాయకంగా కూర్చొని, అమ్మో! నాకు ఇస్తారు అని చెప్ జరగదు పని.
హ్మ్. <chuckles> అదే కదా. నిజంగా అండి. ఆ! ఖచ్చితంగా! ఇంక అప్పుడు, మీరు ఏం చేయాలనుకున్నారండి? అంటే, ఏదన్నా వేరేగా చేయడం గాని, మీ పని తగ్గించుకొని ఏదన్నా ఇంకా వేరే రకంగా ఎళ్ళడం కాని జరిగిందా?
సొ హ్మ్. ఆ! సో, నేనేంటంటే, ఇప్పటి నుంచి 120% పర్సెంట్ చేయ 140 చేయకు, అవసరం లే. ఎందుకంటే, నీకు నూట ఇరవై చేసిన, 100% శాతానికి ఇచ్చేదే బోనస్‌లోస్తయి, అదే హైక్ వస్తది. 140 చేసినా 100% శాతానికే ఇస్తాడు. అందుకని, నువ్వు 100% శాతం చెయి, లేదా 80 చేయి. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏటో క్లియర్‌గా కమ్యూనికేట్ చెయ్యి, అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయా.
<chuckles> అదే వస్తుందంది. <chuckles> అంతే, అంతే కదండీ. ఆ! <chuckles> లేదు. హ్మ్. హ్మ్. దాని వల్ల ఏమన్నా చూసారా? మార్పు గాని ఏదన్న.
సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాం హ్మ్, హ్మ్. సో, ఎక్స్పెక్టేషన్స్ ఆ! 100% సో, ఇప్పుడు మనకు క్లారిటీ ఉంది అనుకుంటే, అది నేనేంటంటే అండి, బాధ్యత వాళ్ళ చేతిలో పెడతా. ఇప్పుడు నా మేనేజరున్నాడు. ఓకె, నా కేరియర్‌ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఆయనదే. ఆయన రూల్స్‌లో ఉంటది. ఓకె. నేను ఆయన మీద పెడతా సీ నాకు ఈ నువ్వు నాకు ఏమి చూపిస్తున్నావు దారి? నాకు, 2 సంవత్సరాల దారి అడుగుతున్నాను. నేను నిన్ను ఓకె. సంవత్సరంలో ఇంత ఇవ్వగలుగుతావా? హ్మ్, ఇంతిలో ఇవ్ ఇవ్వగలుగుతావా? ప్రమోషన్ ఎప్పుడొస్తది? ఒకవేళ, నేను ఈ రోల్ జేస్తే, నాకంటూ ఏ వెన్యూ ఓపెనైతది? నువ్వే చెప్పు. నేనేం నేనేమిని ప్రామిస్‌లు ఇయ్యను, ఆయన దగ్గర నుంచి తీసుకుంటా నేను.
ఆ! హ్మ్. ఇంతే కదండీ. హ్మ్. ఖచ్చితంగా! హ్మ్. హ్మ్. ఎక్స్పీరియన్స్. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! అది మంచిదండి అంటే, మ హ్మ్. అంతే కదా!
ఇప్పుడాయన ఏమంటాడు ఆహ్, అంతే కదా! ఇప్పుడు ఆ రోల్‌లో నన్ను నువ్వు కూర్చోబెట్టావంటే, 100% పర్సెంట్ ఆ రోల్ నాకు ఫ్యూచర్ 2 సంవత్సరాల్లో ఏం ఉపయోగపడిద్దో నువ్వు చెప్పగలగాలి.
<chuckles> ఖచ్చితంగా!
ఆస్ ఎ మేనేజర్ నువ్వు అది చెప్పగలగాలి. కాబట్టి, నిన్ను నేను ఆ పొజిషన్‌లో పెట్టి అడుగుతున్నా. నువ్వు నాకు చెప్పు. ఓకె. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్ ఓపెన్ చేస్తాదన్నాడనుకో, ఆ! అవునా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నేను చేయాలనుకుంటున్నా. ఇప్పుడు దానికి నా కేరియర్ పాత్ ఏంటని, అని అడుగుతా. ఓకె. ఆయన ఆయన చెప్తాడు. గోల్స్ చెప్తాడు. 1 ఇయర్‌లో మానస ఈ సర్టిఫికేషన్ చెయ్యి ఆహ్, నేను నీకు 1 ఇయర్‌లో నీకు ఒక రోల్ చూపిస్తా అని ప్రామిస్ చేస్తాడు.
హ్మ్. <chuckles> దానికి ఆయన చెప్పేటట్టుండాలి. హ్మ్. హ్మ్. ఆ! అంతే కదా!
ఇప్పుడు సచ్చినట్టు మాట ఇచ్చాడు. కాబట్టి 100% పర్సెంటు నేను 100% పర్సెంట్ నాకు నచ్చిందే, కాబట్టి నేను ప్రాజెక్ట్ నేను సర్టిఫికేషన్ నా నా స్వతహాగా నేను చేశా అని నిరూపించుకుంటా. ఆయన సచ్చినట్టు ఏదోకటి ఇవ్వాలి నాకు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఓకే. ఇవ్వకపోతే నేను డీలింగ్ మాట్లాడుకుంటాను. నేను అన్నాను. మీరు ఇవ్వలేదు. నాకు కనీసం హైక్ అన్న ఇవ్వండి ఇప్పుడు.
చేయాల్సిందే. చేసుకోవాలి. హ్మ్. <chuckles> అంతే కదా! దాని బదులు ఇది ఇవ్వండి, అని చెప్పి, మనము డిమాండ్ చేయడానికి ఉంటుంది చూసుకుంటే.
100% సో, నేనేమంటానంటే, ఇన్‌ఫాక్ట్ మనం ఎప్పుడైనా హైక్‌లు కానీ, ప్రమోషన్‌లు గాని, ఒ ఒకటి అడిగేటప్పుడు, మన కెరియర్ ఎప్పుడైనా వాళ్ళ చేతిలో ఉంది, అని మర్చిపోకూడదు. అది వీక్ పాయింట్ వాళ్ళకి. బాగా. హ్మ్. అట్లా.
హ్మ్. హ్మ్. అంతే కదండీ! నిజంగానే. <chuckles> ఇంకా మీరు అలాయితే, మంచిగా ఆలోచించి, ఇంకా అలాగా చే చేయడం మొదలుపెట్టారన్నమాట. పని చేసినా లేదు కాబట్టి, అసలు వాళ్ళనే అడిగి, ఒక ఒపీనియన్‌లాగా తీసుకొని, అది వాళ్ళు చేయకపోతే, నేను డిమాండ్ చేసేలాగా మారారన్నమాట.
హ్మ్. హ్మ్. అంతే కదా!
ఖచ్చితంగా అది. మ నిజంగా అండి. అలాగుంటేనే, ఇప్పుడు ఆహ్, ఈ ఐటీ ఫీల్డ్ అనేది ఎలాగుందంటే, నిజంగా అలాగే ఏంటంటే, మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా, 2, 3 సంవత్సరాలు ఈ హైక్ అనేది ఇవ్వరు, ప్రమోషన్ అనేది ఉండదు. అది కాక కొన్ కొన్ని, కొన్ని సార్లు ఎలాగౌవుతుందంటే అండి, వాళ్ళని బాగా వాళ్ళని పొగిడి, వాళ్ళ ఎనకాల తిరుగుతూ ఉంటే కూడా, ఇలాంటి ప్రమోషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏమన్నా జరిగాయా మీ కంపెనీలో కూడా?
హ్మ్.
అంటే బూట్లు నాకితే, వస్తాయని అంటూ ఉంటారు. నార్మల్‌గా చూస్తే.
సొ హ్మ్, <chuckles> ఓహ్! మస్తు మంది ఉంటారండి అట్లా. సీ, ఆహ్, పౌడర్ రాసి, చెర్రీ ఇ చెర్రీ చెర్రీలిచ్చి, క్యారెట్‌లిచ్చి ఆహ్, మరీ అలా చేయను. ఓకే, నాకసలు అకె సీ, నేనేంటంటే అండి, నాకు ఏదన్నా ఉంటే, నిజాయితీగా అడుగుతాను. నన్ను నేను దించి అడగను. ఇప్పుడు, నేన్ నాకు, నేను నిజాయితీగా చేసినదానికి, నువ్వు నాకు ఇవ్వడానికి కూడా, నేను, నేను నీకు రిటర్న్ ఇంకొకటి ఇవ్వాలి అంటే, నేను చేయను అది.
ఆ! నిజంగానేనండి. <laughs> హ్మ్. హ్మ్. అదే. హ్మ్. <chuckles> ఖచ్చితంగా అండి.
నేను నీకు చేసినా, నువ్వు ఇది ఇవ్వు నాకు. అంతే అడుగుతున్నా. నేను, ఒకటికి ఒకటే అడుగుతున్నా. 1, 1 ½ అడగట్లేదు, ఒకటికి సున్నా అడగట్ల.
హ్మ్, హ్మ్. అవునండి.
<sniffs> నేను చేసిన ఒకటికి నువ్వు ఒకటి ఇచ్చినా, నేను సంతోషంగుంటా.
ఆహా! అంతే కదా!
అంతే. అంతే గాని, నేను ఆ ఒక్కటి కూడా ఇవ్వడానికే, నువ్వు ఇంక 1.2 నాకు ఇవ్వాలి అని అడిగితే, నాకు నచ్చదు ఆ డీలింగ్.
హ్మ్. ఖచ్చితంగా అండి. అయితే ఆ! ఆ! హ్మ్.
నేను ఎవ్వరిని గూడా, <sniffs> ఎవరిని కూడా పొగడను.
<chuckles>
ఎవ్వరిని కూడా పౌడర్ రాయను. నన్ను దించుకొని ఆహ్, అని జెప్పి అమ్ చేతులు ముడుచుకునే అంత రీతిలో గూడా నేను ఉండను. ఎందుకంటే ఒకటి, ఆహ్, మనం నేనేంటంటే సీ, మనం పని జేస్తున్నాం. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. అంతే గాని మనం వాళ్ళ కింద, సేవకులం గాదు.
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. మన జుట్టు అనేది వాళ్ళ చేతిలో పెట్టకూడదండి, ఎప్పుడైనా గూడా. ఎవ్వరి చేతిలో అయినా గూడా. మనము ఒకలికి అలు ఆహ్, చులకన గాని, అలుసు గాని అయిపోయామంటే మాత్రం, మనం వాళ్ళని ఏమి అడగలేము, ఏమి చేయలేము, ఏమి అనలేము గూడా.
ఎక్సాక్ట్‌లీ గదా! హ్మ్, హ్మ్.
అలా హ్మ్. ఇప్పుడు వాళ్ళకో మనం ఇదేదైనా హైక్ కోసం ప్రమోషన్ కోసమో పనిజేయకుండా, వాడికి భజన జేసుకుంటా, వాడు చెప్పిన పనులు జేస్తా, ఇప్పుడు చాలామందిని చూస్తున్నానండి నేను గూడా, ఐటీ సెక్టార్‌లో ఉంటారు, మా అన్నోళ్ళు గూడా. ఎలా చెప్తారంటే, అరేయ్! మా హెచ్ఆర్ ఉంటాడురా బాబు, ఇంట్లో పనులు, ఇంక బాత్రూమ్ గూడా కడిగిస్తాడురా, నా చేత. నేనని ఏ ఏంటంటే, వాడి పనులు అంటే, వాడికి పని జేయడం రాదనమాట, మా అన్నకి. ఏదో ఫ్లూక్‌లో కరోనాలో వచ్చేసింది, ఉద్యోగం ఎళ్ళిపోయాడు. కాబట్టి ఏంటి, వాడు ఇంకేం జేయాలి? వాడి పనులు జేస్తే, వీడు సర్వైవ్ అవ్వగలడు అనే ఒక పని పెట్టుకున్నాడు. అలాగే చేస్తే ఏంటంటే, వాడు ఇంకా ఎదగలేడు కదండీ! వాడు ఏ పని జెప్పినా వాడు చేయాల్సిందే. అలాగా అయిపోతుంది అసలు‌కి, ఇప్పుడు చాలా మంది‌కి గూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. నిజమండి, నిజం. అసల అట్లనే అయిపోతుది. ఏంటండి అంటే, సీ, మనకంటూ సెల్ఫ్ వర్త్‌కు పోగొట్టుకోగూడదండి.
హ్మ్. ఖచ్చితంగా అండి.
మనం ఏంటి, మన సెల్ఫ్ ఏంటి సీ, అట్లని నేను ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండమని అనట్లేదు, ఓకే. ఓవర్ కాన్ మోడెస్ట్‌గా ఉండాలి. అంటే, నీలో ఆ, ఆ తత్వం గనిపిచ్చాలి. అంటే, "వీళ్ళకి పొగరు గాదురా! కరెక్ట్‌గుంటున్నాడు. వీడికి పొగరేం లేదు. కానీ, ఆడు మాట్లాడే దాన్లో అర్థం ఉంది." అనే రేంజ్‌కి తీసుకొనా. అంతేగాని నువు పొగరుగా మాట్లాడవనుకో, నిన్ను ఎవడు కేర్ జేయడు. <smacks lips> ఎందుకంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆళ్ళక పొజిషన్‌లో ఉన్నారు గదా! వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు ఏంటంటే, నైన్ నైన్ లాక్స్ ప్యాకేజ్ ఉన్నోడు. వాడు పెద్ద చేసింది ఏమి లేదు. వాడికున్న స్కిల్‌కి నార్మల్‌గా ఒక 13,00,000 అడిగాడంటే ఓకె. వాడు పోయి ఆహ్, సాలరీ వచ్చేసి నాకు 16 కావాలంటాడు, ఓకె. నీకు నిజంగా అలాంటి స్కిల్ ఉంటే పదహారోస్తది నేను గాదన్న, ఓకె. కాన్ ఆ! బట్ నీకు తెలుసు నువ్వు మార్కెట్‌లో ఏ లెవెల్‌లో ఉన్నావు. తెలిసి కూడా నువ్వు 16 అడుగుతున్నావు అంటే, అది అవివేకం నా దృష్టిలో.
హ్మ్, హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. హ్మ్. హ్మ్. <chuckles> అంతే గదండీ! వాళ్ళతోని ఆ! ఖచ్చితంగా. హ్మ్. <chuckles> హ్మ్. ఖచ్చితంగా. వాళ్ళే ఇంకా ఇస్తామంటరు, ఇంగ. హ్మ్. అవునండి, అవునండి.
సో, ఆహ్, ఆ టాలింగ్ అనేది ఎవడైనా చూస్తాడు. ఆ కమ్యూనికేషన్ ఆ కామన్ సెన్స్ అనేది ఎవరైనా చూస్తారు. అది కరెక్ట్‌గా ఉన్న రోజే
హ్మ్. <smacks lips> మనం ఎలా ఉంటున్నామో అనేదాన్ని బట్టే
హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్.
అయితే, ఈ అంటే, కొన్ని, కొన్ని సార్లు ఏంటంటే, ఇలాంటి మన అవసరాల కోసం అడిగేటప్పుడు గాని, లీవులు గాని, అంటే కొన్ని, కొన్ని సార్లు అత్యవసర లీవులు అనేది వుది ఈ సెలవులనేవి పెట్టాల్సి వస్తుంది. అంటే, ఏ మంచి టైమ్‌లో అడగాలంటారా? లేదంటే, అసల ఎలాగా వాళ్ళని అడగడం అంటే, కొంతమంది ఎలా అంటే, కొద్దిగా ర్యాష్‌గా అడగడము దబాయిస్తూ, ఏదో డిమాండ్ జేసినట్టు అడుగుతూ ఉంటారు. పెద్ద పొజిషన్‌లో ఉండేవాళ్ళని. మనకి కా అంటే, ఇది మనకవసరం, లీవ్ అనేది. అది అసలు ఎలాగ అడగాలంటారు? వాళ్ళు ఒప్పించుకోవాలంటారు?
హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. సీ, నా దృష్టిలో ఏంటంటే, ఓకే, మీరు నిజాయితీగా ఎప్పుడో ఒకప్పుడు ఒక లీవ్ కోసం కూడా బతిలాడుతున్నారు, వాళ్ళని అంటే? అది టాక్సిక్ టీం, నా దృష్టిలో.
హ్మ్. హ్మ్. <chuckles> వాళ్ళే తెలుసుకొని ఇవ్వాలంటారు.
అంతే కదా! ఇప్పుడు మీరు నిజాయితీగా ఉన్నారా? ఫస్ట్ అఫ్ ఆల్ మీరు క్వెషన్ వేసుకోవాలి. నేను, ఎప్పుడు పడితే అప్పుడు వర్క్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లీవ్ లోకెళ్తున్నాను అంటే, ఎవరైనా అట్లే రియాక్ట్ అవుతారు మరి.
హ్మ్. అదే, అదే. నిజంగానండి. అంటే, మనం చేసే పనులను కూడా హ్మ్, అంటే
అలా కాకుండా, మీరు జెన్ అంతే. ఇప్పుడు, కానీ మీరు నిజాయితీగా ఉన్నప్పుడు కూడా, వాళ్ళు అలా క్రియేట్ చేసిన టాక్సిక్.
ఆ! ఖచ్చితంగా. అంటే నేను ఇప్పుడు, ఓ లీవులు పెట్టకుండా, నేను అవసరమైనంత వరకే లీవులు పెట్టుకొని, అలా ఉంటే వాళ్ళే అంటే చూసి ఇచ్చేస్తారు. అలా కాకుండా వారానికి, రెండు సార్లు నేను లీవులు పెట్టి, మళ్ళీ ఇంకో వారానికి ఇంకో మూడో లీవ్ కూడా, కావాలంటే మాత్రం వాళ్ళు ఎలా ఇత్తారండి, ఆళ్ళైన కూడా.
హ్మ్. ఏ ఎక్సాక్ట్‌లీ అదే కదా పాయింటు. హ్మ్, హ్మ్.
అదే కదా! ఖచ్చితంగా. అయితే ఇలా కొన్ని, కొన్ని సార్లు ఏంటంటే, ఈ హైక్‌లు గాని, ఈ సెలవలు ప్రతి ఒక్క దాంట్లో, మనం అడిగేదాన్ని బట్టి గాని, మన బిహేవియర్ గాని ఖచ్చితంగా బేసయ్యి ఉంటుంది. కానీ కొన్ని, కొన్ని సార్లేంటంటే ఇలా అడిగినప్పుడు, లేదు ఉద్యోగం మానేయండి. ఇలాగ బాండ్ ఉన్నా కూడా, లేదు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకొని పోండి. అని, కొన్ని అంట్ అంటే నేను ఇన్నానన్నమాట. ఒకటి రెండు సంవత్సరాలు బాండ్ ఉండి కూడా, ఒకవేళ ఉద్యోగము ఇలాగ ఏదైనా కొన్ని క్లాషెస్ మధ్యలో వచ్చినప్పుడు, "మానేయండి, అసలు తీసేస్తున్నాను నిన్ను," అని చెప్పినప్పుడు వీళ్ళు అంటే ఏదైనా బయటికి వెళ్లి కేస్ పెట్టడం గాని అలాంటివి జరుగు అంటే కుదురుతాయండి అసల? అంటే బాండ్ ఉంది కదా! వాళ్ళ దగ్గర, 2 సంవత్సరాలు అని.
హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఆ!
అయినా కూడా తీసేసే, అవ అధికారం వాళ్ళకి ఉంటుందా? మధ్యలోనే?
ఆ! బాండ్ అంటే, ఆ బాండ్ పేపర్‌లో గూడా అది గూడా ఉంటదనుకుంటా! మా ఇష్టమొచ్చినప్పుడు మేము తీసేయొచ్చు అని.
హుహు. ఓహో!
ఉంటది. లేపో తీసేయలేరు, అంత ఈజీగా అలా చెయ్యరు, ఏ కంపెనీలో. ఒకేళ చేస్త్నారంటే, 100% ఆళ్ళకనుగుణంగా ఏదో అక్కడ రాసే ఉంటది.
ఓహో! అలా కూడా జరుగుతాయా అయితే?
పక్కా. లేకపోతే అస్సలు చేయలేరట్లా, ఎవ్వరు చేయరు. ఈజీగా సూ చేయొచ్చు వాళ్ళని. హ్మ్.
నిజంగా అండి. ఖచ్చిత అయితే, ఇంకా ఈ ఉద్యోగాల్లో మీ అవసరాలు అసలా, ఇంకా ఏ, ఏ రకాలుగా తీర్చుకోవచ్చంటారు? అంటే, వాళ్ళని మంచి చేస్కో అన్నీ మీరయిపోయింది అడిగేశాను. ఇంకా ఎలా? మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మార్చుకోవచ్చంటారా? అసలు మీ అవసరాలు తీర్చుకోగలరంటారా?
ఒకటండి. మనం పొగరుగా మాట్లాడొద్దు ఓకే. కానీ...
హ్మ్. ఆహా! నిజంగానే అండి.
క్లారిటీతో మాట్లాడాలి.
హ్మ్. ముఖ్యం.
నువ్వు నమ్మింది అక్కడ పెట్టగలగాలి, పేపర్ మీద. ఆహ్, టేబుల్ మీద పెట్టి మాట్లాడగలగాలి అంతే.
హ్మ్. ఖచ్చితంగా. అయితే, అసలు ఈ ఉద్యోగంలో ఓహ్, అసలు ఇలాంటి అవసరాలు ఎలా తీర్చుకోవాలి? మన వంతు మనం ఎలా చేసుకొని, మన మీద మనకి నమ్మకం ఉండి, ఎవడి దగ్గరికో వెళ్లి, వాడిని మనము మచ్చిక చేస్కుంటేనే, ఇలాంటి పనులు జరగవు అనే దాని గురించి, చాలా చక్కగా చెప్పారండి. ఇవన్నీ కూడా నాకు, తెలుసుకోడం వల్ల నాకింకా అంటే, ఒక అవగాహన అనేదొచ్చింది, ఎలా ఉంది అనేది. ఇంకా వీలైతే మళ్ళీ కలిసి మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.